పాఠం నేర్చుకోవడం అంటే కొద్దిగా హ్మ్, జాగ్రత్తగా ఉండాలి ప్రయాణంలో అనేటువంటిది నేర్చుకున్నాను. అంటే మనం ని నిద్రపోయినా గుడా మనల్ని మేల్కొల్పే హ్మ్, లేపే వాళ్ళుంటారు. అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహ్, హ్మ్, అనేటువంటిది హ్మ్, బాగా నేర్చుకున్నాను. హ్మ్. ఎందుకంటే వా వాడు బతకడానికి మనల్ని చంపే వాళ్ళు <chuckles> కూడా ఉంటారు అలాంటిది. ఆ
హ్మ్. చాలు వస్తే ఉంటారు. ఆ! ఆ! బ హింస పెట్టి, అవును అవును. అసలు ముందుగా అది ఎంత దూరము? ఎన్ని గంటలు పడుతుంది? అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన మనం ఆ! మనం సిద్ధంగా ఉండాలి.
ప్రణాళిక వేసి అవునండి. ఏ పెద్దగుడాయ్ అంటే అంటే ఆ రోజేమో అలా జరిగేది. మనం
కదా! ఆ! ఆ! అదొక అవును. కనీసం ఏ పులిహారో కట్టుకొని ఎళ్ళాం అనుకోండి ఒక ఒక్కరోజైనా మనల్ని కాపాడుకోం గదా! <giggles> అలా!
ఆ! ఆ! ఆ నాకు ఆహ్, ఆరోజు ఎవరు లేరనమాటండి. మా ఆవిడ ఏమో వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. హ్మ్, మా పాప డెలివరీకి వెళ్ళిపోయింది. ఎవరు లేరు. నేనేమో అర్జెంట్‌గా వెళ్ళవలసొచ్చింది. సరే ఎదో వెళ్తున్నానని చెప్పేసి గబగబా పరిగెట్టాను. ఆహ్, అది ఇప్పుడనుకోండి గబగబా ఏదో విమానమో మ ఏదో పట్టుకుని ఆహ్, వెళ్ళిపోతున్నం. ఆహ్, అలాంటి పరిస్థితి ఆ రోజు లేదు నాకు కొంచెం కష్టమేలేండి.
హ్మ్. అదేలెండి, అదేలెండి. హ్మ్. ఆ! హ్మ్, హ్మ్. హ్మ్. ఓకె, ఓకె. ఎక్కేసి అవును. అవును. అవును. ఆ! అదేలెండి. అంత అంతే అంతకాలం క్రితం కొంచెం వేరేలానే ఉండేది. ఆహ్
ఆ! ఆహ్, నేను 20 ఆ! 20, 20, 21 ఇయర్స్ అవుతాయనుకోండి. అన్ ఆహ్, అప్పుడు జరిగిన సంఘటన. కాకపోతే ఆ జర్నీ అంతా మర్చిపోలేను. ఇంతకి అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవాల్సిన ఆయన రాలా అక్కడ. ఆ స్టేషను ఆ గోహటి స్టేషన్‌లో బయటకచ్చేటప్పటికి మీరు చుట్టూ మొత్తం పారామిలిటరీ అన్మాట. వాళ్ళింట్లో, వాళ్ళు. ఆ! ఆ! ఏం లేదండి. ఆహ్, వాళ్ళు గన్స్ పట్టుకొని ఏ రైలొచ్చినా అలాగే నిలబడతారట. మొత్తం గన్స్ ఎయిమ్ చేసుకొని నిలబడ వాళ్ళకేమన్నా డౌట్ వస్తే షూట్ చేసేస్తారట. అంతే ఇంకా దాంట్లో తిరుగుండదు. ఆ! అలా ఉంటుంది. న ఓ న సో వాళ్ళు గన్స్ ఏయిం చేసి పెట్టుకుంటున్నారు. రాగానే దిగగానే భయమేసింది ఏ ఇదెక్కడ రైల్వే స్టేషన్ ఇలాంటిది మనం చూడలేదు అని. మన ప్లాట్ఫార్మ్‌కి ఇటుపక్క, అటుపక్క కూడా ఉంటారు 2 వైపులా.
అవును. అవును. హ్మ్. ఒయ్యో! ఆ! <chuckles> హుహు. ఏదన్నా స ఏదన్నా జరుగుతోందా అండి? ఏదన్నా సంఘటన? హ్మ్. ఓహో! ఓకె, ఓకె. ఆహా! అమ్మబాబోయ్! ఆ! హుహు. హ్మ్.

అయ్య బాబోయ్! ఆ! ఓకే.
ఆ! గన్స్ ఎయిమ్ చేసుకొని ఇప్పుడు మనం సపోజ్ 1 వచ్చిందనుకోండి. 1 ఉంటుంది కదా! 1 దికి మనం వెళ్ళిపోతాం అని లేదు. ఆ పక్కన 2 మీద కూడా వాళ్ళు అలాగే సేమ్ ఆ రైలు‌కి ఎయిమ్ చేస్తూ
ఆ! అలాగే ఉంటారు. ఓహో!
ఆ! ఆహ్, సో బయటికి దిగి బయటికి రాగానే హ్మ్. దాంట్లో ఫస్ట్ బీఎస్ఏ పౌ ఆహ్, హ్మ్, న ట్రాన్సిట్ హోము తర్వాత జీఆర్‌పిఎఫ్ ట్రాన్సిట్ హోమ్, ఐటీబీపీ ట్రాన్సిట్ ఇవన్నీ ఎక్కడ రానివి. అసలు ఆహ్, హ్మ్, మనం చూడలే. వాళ్ళు మనుషులు చూస్తే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతంత పొడుగు ఇంతింత మీసాలు ఆ! చాలా <chuckles> భయంకరంగా. ఆ!
హుహు. హుహు. విచిత్రంగా ఉంటారు. ఆహ్, ఆహ్, <chuckles> అసలు మాములుగా లేదండి. అంటే ఇ ఇదేంటిదిది ఒక్కొక్క ఒక్క మలుపులో, ఒక్కొక్క ట్విస్ట్, ఒక్కొక్క థ్రిల్‌తోటి వెళ్లారు మీరసలు. ఆ!
ఆ! ఆ! అవును. ఆ ప్రయాణం అంటే ఆహ్, అదే ప్రయాణం ఇంక. నేను ఒక్కడిని ఎవరు లేరు. బిక్కు బిక్కు‌మంటూ ఉండేవాడిని నేను. ఆహ్, <chuckles> ఎవడైనా ఏమైనా అన్నా ఆ భాష రాదు నాకు. ఇంకొక అవును. భాష రాదు. ఆహ్, వాళ్ళేమో హిందీ కూడా మాట్లాడరు. ఇంగ్లీష్ సంగతి అయితే సరే సరి. ఇంగ్లీష్ అనేటువంటిది
హ్మ్. <laughs> భాష రాదు. ఇవన్నీ. అవును. ఓహో! <chuckles> ఓకే. ఓకే. మీరు మీ మీరు మొదటిసారి చేసిన ప్రయాణం ఏదైనా గుర్తుందా? అంటే మీకు ఊహోచ్చి, మీరు బాగా ఎంజాయ్ చేసి, అసలు భలే! ఉంది. మళ్ళీ వెళ్ళాలి అనిపించిన ఏదైనా ప్రయాణం గుర్తుందా?
ఆహ్, ఆ! అవునండి. ఆ! అవును. నేను అంటే హ్మ్. విజయనగరం నుంచి విజయవాడ ఒక ప్యాసింజర్ రైలు ఉండేది. ఆ ప్యాసింజర్ లే రైలులో ఆహ్, సమ్ అప్పుడు ఎంతంటే? నేను ఫస్ట్ టైమ్ అంటే 12 రూపీసో, 13 రూపీసో టికెట్ అది. ఆ! చాలా తక్కువ టికెట్. ఆహ్, ఆ పేరుతో ర ప్యాసింజర్ రైలు ఎక్కి ఒక్కడినే విజయవాడ వెళ్ళాను. ఆహ్, వ మొట్టమొదటిసారి వెళ్ళడం. ఆహ్, అలా అందరితో ఎవరు పడితే వాళ్ళతో పలకరించేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని. అలాగే ఏదొస్తే అది కొనుక్కొని తినేసేవాడిని. మా నాన్నగారు ఆ! ఆ! రైలు ఎక్కినప్పుడు చెప్పారన్నమాట. "నీకు ఏది కావాలంటే అది కొనుక్కొని తినేయరా" అని చెప్పి కొంచెం డబ్బులిచ్చారు.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. తినేసి సరదా సరదాగా వెళ్ళారయితే. <chuckles> ఈ రైలు‌లో కొన్ని విచిత్రమైన ఆహ్, ఇవి దొరుకుతాయి మనకి తిండి పదార్థాలు. బయట దొరకవు మళ్ళీ. ఆహ్, కొన్ని, కొన్ని రకా ఆహ్, ఆ టిఫిన్‌లు కూడా మనకి బయట దొరకవు. ఆ ఇడ్లీ, వడా కానీ, అదేదో బిర్యానీ ఆహ్, అని కానీ, లేకపోతే చిన్న సమోసాలు భలే! ఉంటాయి అవన్నీ.
అవునండి. అవును. ఆ! వాళ్ళు అదో రకంగా చేస్తారు కదా! వడ కూడా వడ, ఇడ్లి చాలా చిన్నది చేస్తాడు. చెట్నీ కూడా <chuckles> చెట్నీ కూడా సరిపోయినంత ఇవ్వడు. ఆహ్, ఈ ఒక పా
అవును. <chuckles> అవును. అవును. ఆళ్ళకేదో ఇదుంటుందనుకుంటండి. ఆహ్, గ్రాము ఇన్ని గ్రాముల లెక్కేదో ఉంటుంది. పైగా వాళ్ళు ఇంత రేట్‌కి మించి అమ్మకూడదు కూడా. కాబట్టి వాళ్ళు లాభం చూసుకొని మరి అమ్మాలి. వాళ్ళ లెక్కలు <chuckles> వేరే ఉంటాయవి.
ఆహ్, ఆ! గ్రామ్ ఆ! ఇన్ని ఆ! గ్రాములనిలా అవునండి. వేళ్ళు వ వేరే ఉంటాయి. అందుకా ఆహ్, ఆ దాని ప్రకారంగానే ఆ వాళ్ళ కొలతల ప్రకారంగా ఇస్తారు. అవన్నీ తినుకుంటూ వెళ్ళా.
హ్మ్. ఇప్పుడు మారిపోయిందిగ అనుకుంటా కదండీ! ఇప్పుడు కొంచెం బానే ఉంటుందనుకుంటా. ప్యాంట్రీ రైల్వే ప్యాంట్రీ‌లు.
ఆ! ఇప్పుడు మనం అంటే స్విగ్గీ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం స్విగ్గీ నుంచి కూలా ఆహ్, రై రైల్వే స్టేషన్ తెచ్చిమంటే వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. ఆహ్, ఆ ఆప్షన్ ఉంటుంది. చాలామంది మనం నేను కూడా ఒకటి రెండు సార్లు తెప్పించుకున్నాను ఈ మధ్య. ఆహా! ఏదైనా ఐటెమ్
ఏది రైల్వే స్టేషన్‌కే? ఓహో! ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఇట్లా. అవునా? అసల చాలా మారిపోయిందండి. నేను రైలు ప్రయాణం చేసి చాలా కాలం అయింది. కానీ మీతో ఇప్పుడు రైలు ప్రయాణం చేసినట్టుగానే ఉంది. <chuckles> మీరు ఈ అనుభూతులు, ఈ జ్ఞాపకాలన్నీ పంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉందండి! <sniffs>
ఆ! <chuckles> అవును. అదే.

ఆ! అంటే హ్మ్, పడేవాళ్ళం కాకపోతే ఆహ్, ఒక్కడినే వే అ అర్జెంట్‌గా వెళ్ళవలసి వచ్చిందండి. ఆ! ఆ టైమ్‌కి ఆ! అంటే హ్మ్.
ఓకే. అవును. ఇది కొంచెం మంటే ముందుగా ప్రణా ప్రణాళిక లేకుండా బయలుదేరారు. హ్మ్.
ప్రణాళిక లేకుండా అంటే హెల్త్ ఇష్యూలో వాళ్ళకి అక్కడ అటెండ్ అవ్వాల్సొచ్చింది. ఎ ఎళ్ళడం వల్ల నేను ఇంక ఏమీ పట్టించుకోలేదనమాట గబగబా రిజర్వేషన్ చేసుకున్నాను వెళ్ళిపోయాను. టిమ్ అది ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక 20 ఏళ్ల క్రితం అనుకోండి ఇది జరిగింది. సో, అప్పుడు మ ఫ్లైట్‌లో వెళ్ళటానికి నాకంత ఇది లేదు. తర్వాత నేను అప్పుడు ఆ 20 ఏళ్ళ క్రితం ఫ్లైట్ ఎక్కలేదు కూడా <giggles> నిజం చెప్ప ఆ! సరే నాకు తెలవదు. హ్మ్. సరే హ్మ్. వెళ్ళాలి ప్రయాణమంటే రైలు ప్రయాణమే అనుకుని వెళ్ళిపోయ. వెళ్ళవలసింది మాత్రం చాలా అర్జెంటే ఆహ్, మనం ఇమ్మీడియేట్‌గా మినిట్స్‌లో యటెండ్ అవ్వాల్సింది. కానీ అలా యటెండ్ అవ్వలేదు నేను. ఆహ్
ఆహాహాహా! హ్మ్. హుహుహు. హ్మ్. ఓకే. ఓకె. ఓకే. ఆ! ఆ! ఎళ్ళారు. సరే ఈ ఈ వెళ్ళాలి. అవునండి. అవును. అవును. అంటే ఒకప్పుడు మనం ఒకరికి ఆహ్, తోడుండాలి వెళ్ళాలి అనుకుంటే వెళ్లటమే ఇంకో ఆలోచన లేదు. ఇప్పుడైతే క బ అన్ని రకాలుగా కాలిక్యులేట్ చేసుకొని ఇది మనకి ఈ పనుందా? ఆ పనుందా? ఈ ఈ ఖర్చు ఎంతవుతుంది ఇది అవసరమా అన్నీ చూసుకొని నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకప్పుడు అలా లేదు. నిజమే మీరు చెప్పింది. ఆ! అయితే హ్మ్.
ఇంకో లేదు వెళ్ళేది. ఆ! అలా లేదు. ఈ ఎప్పుడైనా మనం పరిగెత్తాలంటే పరిగెత్తాలి కదండీ మన అవసరాలు.
పరిగెత్తాలంతే ఇంకొక త ఇంకొక ఆలోచన లేదు. అయితే ఇవన్నీ చేదు జ్ఞాపకాలు. మరి తీపి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా అదే ప్రయాణంలో మీకు?
ఆ!
అంటే ఏదైనా ఒక మంచి లొకేషన్ చూడటమో, లేకపోతే ఎవరైనా ఒక మంచి మనసున్న వాళ్ళతో మాట్లాడటమో, ఏదైనా సహాయం పొం ఆ!
ఈ ఆ! అంటే ఈ డార్జిలింగ్ ముందు ఒక స్టేషన్ వస్తుంది. డార్జీలింగ్ పోలేదు. ఆ! న్యూ జలపాయ్ గిరి అట్లా దాటిన తర్వాత మంచి మంచి సీనరీస్ అట్లాంటివి చూసాను. తర్వాత ఆహ్, పరక్కా బ్యారేజ్ ఉంటుంది గదా! పరక్కా బ్యారేజ్ అదోటి మంచి బ్యారేజుంటు అలాంట్ అలాంటివన్నీ చూసా. గంగా నదిలో ఆ ఉండటం వాటిలో వాళ్ళందరూ తిరగటం. అడ మంచి మంచి దృశ్యాలు చూశా. అస్సాంలో కూడా ఆహ్, బ్రహ్మపుత్ర నది దగ్గరికెళ్ళాను. ఆ! అది కూడా ఆహ్, చాలా బాగుంది.
హుహు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. నది ఆహాహా! వెరీ గు వెరీ గుడ్డండి. అయితే ఇప్పుడు ఈ ఈ ప్రయాణం ఇంత మర్చిపోలేని ప్రయానించి మీరేమన్నా పాఠం నేర్చుకున్నాను అని అనిపిస్తే అది ఏంటో చెప్తారా?